వాయ్ మూడ్ 2, 3 ఏళ్ళు సెవెంత్ క్లాసంటే ఎంతండి వయసెంతండి?
అదే 2 ముళ్ళే అంతే స్కూలులోనే సెవెన్ అదే అండి అదే అంటనాను. సెవెంత్ స్కూలింగ్ లోనే చదివేసి వచ్చేసారు. ఆ! అండి.
13 ఏళ్ళ వయసుల... 13 ఏళ్ళ వయసులో "వాడు అప్పుడు లవ్వు, వాడు ఆ అబ్బాయినే చేసుకుంటానని చెప్పడము. ఇప్పుడేం‌చి వాడి వయసు ఇరవై ఏడు, ఇరవై ఎనిమిది ససేమిర నేను ఇంకోడిని చేయనంటాడు". ఇంకా అతనుంచి మా ఫ్రెండ్ వచ్చి తలపట్టుకు ఆ!
<laughs> అదేగా ఆశ్చర్యంగుంది. అదేటండి? అంటే ఎలాగండి అసలు? అంటే మూడేళ్లకే స్కూలింగ్‌లో జరిగి మీరొచ్చేసారు మొత్తం ఆ అబ్బాయిని కూడా తీసుకొని ఇక్కడికొచిసారు తెలుగు స్టేట్స్‌కి. అయినా సరే వాళ్ళు కాంటాక్ట్‌లోనే అలాగే అసలు అసలేలాగండి బాబు అసలు ఇలాంటియ్యి.
అదంతే. తె తెలుగు స్టేట్స్‌ వచ్ హ్మ్. అది అలా నడు నడుపుతున్నారు రెండు వేల ఐదులో ఆరులో జరిగిన సంఘటన ఇది. వ అతనేంచి తలమత్తుకు పెట్టుకుని నయి నా నన్ను పిలిచి ఏం చేయాలి బాబు? ఇది ఈ సిట్యుయేషన్ ఏడో క్లాస్‌లో వాడి ఎవడైనా ఎక్స్పెక్ట్ చేస్తాడా? ఇలాంటివి జరుగుతుందనినంటే బాబు ఏం చేస్తాం ఇవాళ రేపు తర ఇప్పుడు జనరేషన్ అలా ఉంది. ఆ జనరేషన్ మనం ఏమి చేయలేము, వాళ్ళు పాట్ మవ ఏది త పట్టుకున్న కుంతేలుకి మూడే కాళ్ళని అలా పట్టుకు కూర్చుంటున్నారు. ఎవరు దాన్ని అసలు ఏంటి అసలు ఎటెళ్ళిపోతుంది మన సమాజం అనిపిస్తుంది. ఇంది లేకపోతే పదిహే
వామ్మో! <chuckles> అయ్యయ్యో! <laughs> అంతే కదండసలు. అదే కదా! ఏంటండి? అప్పట్లోనే అలా జరిగిందంటే ఇప్పుడున్న కాలంలో ఇప్పుడున్న జనరేషన్‌లో అసలు మీరు ఈ రీల్స్‌లో గాని యూట్యూబ్‌లో గాని చూస్తుంటే ఎంత దారుణంగా ఉన్న చిన్న చిన్న పిల్లలు పెళ్లిలు చేసుకోవడం ఇలాంటియ్యి అసలు చాలా దారుణాలు జరుగుతున్నాయండి. మీరు చూసినటైతే యూట్యూబ్‌లో గాని ఈటిలో న్యూస్ చానెల్‌లో గాని.
అది. అంతే.
అలా మారుతుందండి సమాజం.
పదిహేనే మీరు ఎవరు ఆశ్చర్యపోతారు. ఏడో క్లాస్ చదివిన వాడు 13 ఏఏళ్ల వాడు 15 ఏళ్ల కితం వాడు ఇష్టపడిన అమ్మాయినే చేసుకుంటానంటాడు. ఇంక హర్యానా అమ్మాయి ఆ అమ్మాయి ఆహ్, ఇంకా మరి ఇంకా ఏం చేస్తారు? తల్లిదండ్రులు చెప్పి చెప్పి విసిగి విసిగిపోయారు. బాబు నీ ఇష్టం కాని అన్నారు. <laughs> చెప్పి ఆ మొత్తం మీద వాళ్ళిద్దరిని పిలిపించి ముందు తల్లిదండ్రులతో మాట్లాడాలి కదా! వాళ్ళ తల్లిదండ్రులకి ఇష్టం ఉందో లేదో తెలీదు కదా! ఆహ్, వీడి ఇష్టం అంటే చెప్పాడు అవతల వాళ్ళు వాళ్ళైతే వెంటనే పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. ఆ ఏదైనా మనం కొంచెం సౌత్ ఇండియన్స్ కన్నా నార్త్ ఇండియన్స్ లిబరల్‌గా ఉంటారు. మన సౌత్ ఇండియన్స్ చాలా టఫ్‌గా ఉంటారు. కొంచెం ఒక మాట మీద నిలబడతాము, మనం ఒక దీని మీద నిలబడతాం, బంధాలు వాటి మీద మనం స్ట్రిక్ట్‌గా ఉంటాం.
అదే కదా! అసలు. <giggles> ఆ! అండి. ఆ! ఉండింకా ఇంకేం చెయ్యలేమండి. ఆహ్, అండి పిల్ పిలిచేసారండి మొత్తానికైతే? అవునండి. అదే గదా! ఆ! అండి. ఏ అవునండి. నిజమే. నిజమె అండి. అన్ని విధాలలో గాని అదే కదా! నా దగ్గర కొన్ని సంప్రదాయాలనేవి కూడా వేరండి మనయి కొద్దిగా. వాళ్ళకి మనకి చూసుకుంటే చాలా తేడా ఉంటాయి.
చాలా వేరు. చాలా తేడా ఉంటాయి గానీ!
మొత్తానికి మరి పెళ్లి చేసారు కదా అంటనారు కదా! మొత్తానికి మరి ఆ అమ్మాయి మీలో కలిసిపోయిందా అండి మరి?
ఆ! కలిసిపేంది ఏం చేస్తం? కలిసిపోయింది కలిపేసుకోవాలి కలిసిపోయిందని అనకూడదండి.
ఓకేకే. అదేలేండి ఇంక అర్థమైంది ఇంకో ఇంకా మనం ఒక ఫ్యామిలీ మెంబర్ మనతో పెళ్లి అయిన తరువాత ఇంకా మన ఫ్యామిలీ మెంబరే చూడాలింకా అంతే కలిసిపోతా‌రింకా.
అంతే కలిసిపోయిందని అనుకోవడమే అంతే. ఆహ్, ఎందుకంటే వాళ్ళ పద్ధతులు వాళ్ళవే. వీళ్ళు మన పద్ధతులు మనవే కదండీ! ఇప్పుడు హ్మ్. ఎవరైనా కొ కొత్తింట్లోకెళ్ళినప్పుడు ఆ! మన పద్ధతులు మనవే వాళ్ళ పద్ధతులు వాళ్ళవే. అంతే వాళ్ళిద్ద‌రివి కలిసి బానే ఉంటే చాలు అంతే మనకు లెక్క.
అదే అండి. అదే కదా! మొత్తానికి మనం మనుషులండి ఇంకెప్పటికన్నా. ఆ! అదేలేండి.

తప్పకుండా అండి. ఇది ప్రతీ కుటుంబంలో గూడా ఇవాళ <chuckles> రేపు జరుగుతున్న విషయమే. ఎ ఇది పర్టిక్యులర్‌గా ఆహ్, <chuckles> ఇది పర్టిక్యులర్‌గా ఒక్క ఒక టైప్ ఆఫ్ కమ్యూనిటీ అలా లేదు. ప్రతీ కమ్యూనిటీలో, ప్రతీ కుటుంబంలో జరుగుతున్న ప్రాబ్లమ్ అదే. రీసెంట్‌గా మా బ్రదర్ మ్యా మ్యారేజ్ అయింది. ఆ ఆ అమ్మాయోచ్చి యు‌పి‌కి చెందిన అమ్మాయి, ఈ అబ్బాయి చూస్తే మన ఆంధ్ర కుర్రాడు. మా నాన్నగా మా అన్నయ్యేమో చాలా లజ్జుగుజ్జు పడ్డాడు. వద్దురా బాబు ఎందుకు హాయిగా, మన తెలుగు పిల్లని జేసుకో, మన కమ్యూనిటీ పిల్లని జేసుకో, ఎందుకు అంత దూరాల పిల్లని ఆహ్, చేసుకో ససే‌మి‌రా నో అంటాడు. లేదు మేమందరం ఆహ్, ఏదో ఇంజినీరింగులో కలిసి పైన చదివాము. ఆ లేకపోతే మరోచోట చలి చదివామని. ఈ ఇంకా ఈ విధంగా వచ్చింది. మన మా అన్న చాలా ఇదైపోయాడు. ఎంత ఆపడానికి చాలా ట్రై చేసాడు. 2, 3 ఏళ్ళు వాడ్ని ఆపాడు, మ్యారేజ్ కూడా అవ్వనివ్వకుండా. గానీ ఫైనల్‌గా వాడే వొ మా అన్నయ్యే ఓడిపోయాడు.
నిజమండి. అవును. <chuckles> అందు అందుకనే అడిగానండి ఇలాంటియి జరుగుతున్నాయని. అవునండి. ఓకే. <chuckles> ఆ! ఏ ఆ! అంటే ఇప్పుడూ ఆ అమ్మాయి ఎలా పరిచయమయిందండి అతనికి? అంటే జాబ్ పర్పసుకెళ్ళి అలాగా లవ్‌లో పడ్డారండి? <chuckles>
అదే అదే జాబ్ గాదు. ఆహ్, జాబ్ గాదు. దీంట్లో ఆహ్, ఆహ్, సు దాన్నేమంటారు కాలేజిలో.
ఓకే.
కాలేజి దాంట్లో ఆ! కాలేజి ఇద్దరు కలిసి చదివారు. ఇంకా మీకు ఆశ్చర్యమైన సంఘటన చెప్తానేను. నేను మా ఫ్రెం నేను మా ఫ్రెండ్ ఢిల్లీలో పనిచేసేవాళ్ళం. అంటే అప్పుడు మేము నేను పెద్దగా పెద్ద వయసేంకాదు. వా మా ఫ్రెండ్ వాళ్ళబ్బాయికి ఏడో క్లాసు చదువుతున్నాడు సెవెంత్ క్లాస్.
ఓకే. కాలేజక్కడ చదివారా? అవును. అలా పరిచయమా! ఆ! చెప్పండి చెప్పండి. ఆ! అండి. ఓకే.
సెవెంత్ ఆ! సెవెంత్ క్లాస్ చదువుతున్నవాడు, మనం ఏమనుకుంటామంటే వాడు స్కూలుకెళ్తాడు, వస్తాడు ఇది. మేము 3 ఏళ్ళు అక్కడున్నాం ఢిల్లీలో. తర్వాత నేను అతను ఇద్దరం కలిసి మళ్ళీ మన తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చేసాం.
ఆహా! ఆ! అండీ.
అయితే ఇప్పుడా అబ్బాయికి 27, 28 ఏళ్ళు వచ్చాక ఇప్పుడేమంటాడంటే "నేను ఢిల్లీలో చదువుతున్నప్పుడు ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను. ఆ అమ్మాయినే చేసుకుంటానన్నాడు." నే <chuckles> వాడు చదివింది సెవెంత్ క్లాసక్కడ <smacks lips> చూడండి వాడి వయసు పద్
ఓకే. ఆ! అండి. ఆ! దె ఆ! అండి. అది కామనె. ఓకే. సెవెన్త్ ఓకే. ఆహా! వన్ ఇయర్ వన్ ఇయరే చదివడండి అంతేనా?